హ్మ్. ఆ! అవునండి. కానీ, మేమింత సేపు మాట్లాడలేమే, మా అమ్మతో, మన మా నాన్నతో. గ్రేట్ నువ్వు బా మాట్లాడుతావంటారు గదండీ! ఆ స్ట్రాంగ్ బాండనేది, మనకీ ఇంట్లో అది చిన్నప్పుడు అది పెంచడంలో గూడుంటుందండి, చిన్నప్పటి నుంచి. పెరిగే రీతు. ఆ!
హుహు. అవునా! అవునవును. నిజమే, అంటే చిన్నగున్నప్పుడు వాళ్ళు గాని ఎక్కువ తిడితే, లేకపోతే, కొంచెం దూరం బెట్టినా గూడా, అది ఆ దూరం అనేది అట్లనే అలవాటైపోయి, పెద్దయ్యాక ఇంకా అసలు ఏమి ఏ పని జెప్పకుండా జేస్తాం.
అవునవునండీ.
హ్మ్. ఆహ్, మీకు అట్లాంటి ఇబ్బంది ఏమి గల్ కలగలేదా?